ఆ! మనమిట్లా ఏంటంటే నోస్ట్రిల్స్ ఇప్పుడు ముక్కు రంధ్రాలుంటాయి గదా! ఒకటి బొటన వేలుతో క్లోజ్ చేసుకొని, ఇంకొక వైపు 4 సెకండ్‌ల గాలి తీసుకోవాలి.
అవునండి. హ్మ్. ఒక ఒకవైపు క్లోజ్ చేసేయాలి. ఇంకొక వైపు గాలి వదిలేయాల అండి? లేకపోతే పీల్చుకోవాలి? అంటే ఆహ్, పీల్చుకోవాలి గాలి? ఓకే.
గాలి తీసుకోవాలి. 4 సెకండ్‌లు తీసుకోవాలి. హ్మ్. తీసుకున్న తరువాత 5 సెకండ్‌లు అట్లా గాలి బిగబట్టాలి. అంటే హోల్డ్.
హోల్డ్ చేయాలి. అంటే తీసుకోవడం కాదు. వదిలిపెట్టడము కాదు.
5 సెకండ్‌లు. హ్మ్. హోల్డ్ చేయాలి. మళ్ళీ తరువాత ఆపోజిట్ రంధ్రం ఆహ్, ఇప్పుడు బొటనవేలు తీసేసి ఇటువైపు అపోజిట్ రంధ్రం క్లోజ్ చేసి ఈ బొటన వేలుతో ఎక్స్‌హేల్ అంటే గాలి వదిలేయాలి 7 సెకండ్‌లు.
హో హో హోల్డ్ చెయ్యాలి. ఓకే. గాలి ఒదిలేయాలి. అదెంత సేపొదిలేయాలండి అది? 7 సెకండ్‌లు ఒదిలేయాలి. సో గా గాలి వదిలేయడానికి ఒక, ఒక రంధ్రంతో చెయ్యాలన్నమాట?
7 సెకండ్‌లు. అవును. అంటే ఇక్కడ మాకెలా చెప్పేవాళ్ళంటే అవును. ఇక్కడ మాకెలా చెప్పేవాళ్ళంటే 5 వదిలేసేయండి 4, 7 దీని అర్థం ఏంటంటే మనం గాలి తక్కువ తీసుకోవాలి ఎక్కువ వదిలేయాలి గదా! దాంట్లో ఎంత ఆ 4 సెకండ్‌లు పాజిటివిటీ అంటే మనం తక్కువ తీసుకోవాలి. నెగటివిటీ అనేదే ఎక్కువొదిలేయాలని జెప్తరు మాకు.
అవునండి. ఓకే. ఆహా! ఇది తీసుకోవటాన్ని పాజిటివిటీ చెప్పారు. వదిలేదాన్ని నెగెటివిటీ అని. ఓకే.
హ్మ్. ఏదైనా ఎవరన్నా పొగిడితే అందలం ఎక్కకుండా, ఎవరన్నా తిడితే మరి డీలా పడిపోకుండా బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలన్నట్టు.
ఓకే. ఓకే.

అంటే బయట మనకి ఏ ఆయిల్స్‌తో చేస్తారో తెలీదు. ఏ ఆ
ఆ ఆయిల్స్ వల్ల డిఫరెన్స్ వస్తూ ఉంటుంది.
ఆయిలనే గాదండి ఇప్పుడు మైదా, మైదా ఆహ్, ఇప్పుడు మన పేగులకి చుట్టుకు పోతుంది. అసలు మామూలుగా అసలు మైదా అస్సలు తినగూడదు చెప్పాలంటే. కానీ పిల్లలు తినే ప్రోడక్ట్స్ అన్నిటిలోనూ మైదా వేస్తారు. ఎందుకంటే ఆ టెక్స్చర్ రావాలి. టెక్స్చర్ రావాలంటే మైదా వేయాలి.
ఓ ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఆ మైదా వల్ల ఇప్పుడు తొందరగాదా ఈ చాలా తక్కువ వయసులోనే. సొతౌట్
ఆ! ఆ! ఇంక అంటే ఫుడ్ కలర్స్ కలుపుతున్నారు. అందులో ఉండే కొలెస్టెరాల్ యానిమల్ కొలెస్టెరాల్ గలుపుతున్నారు.
ఓకే.
కొవ్వు శాతం యానిమల్ నించి తీసింది కలుపుతున్నారు. ఆహ్, ఏ కెమికల్స్ తిన్
ఆహా! అయితే ఇప్పుడు, ఇప్పుడు మరి చాలా చిన్న వయస్సులో ఒచ్చేస్తుంటుంది. వాటి వాటికి మళ్ళీ వ్యాయామాల వల్ల ఏదైనా సరిచేసే అవకాశముంటుందాండి?
హ్మ్. అంత చిన్న పిల్లలకి మామూలుగా స్ట్రెంత్ ట్రైనింగ్ చెప్పొచ్చు గానియండి వెయిట్స్‌తో పిల్లలకి చెప్పగూడదు అప్పుడే. అంటే ఏవ్ ఎవరు
ఓకే. ఓకే. ఓకే. మనం ఫుడ్ విషయంలోనే జాగ్రత్త పెట్టుకోవాలన్నమాట.
ఆ! ఫుడ్ విషయంలోనే జాగ్రత్త పడాలి. స్ట్రెంత్ అంటే చిన్న చిన్న బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ, చిన్నగా ఎలా ఉంటాయంటే బ్రిడ్జింగ్ అనంటారు. అట్లాంటివి. కాట్ అండ్ కామెల్ ఇట్లా ఉంటాయి. కొన్ని పదాలు డాగీ డాంకీ ఇయంటే పొజిషన్స్ అట్లా చెప్
ఓకే. ఓకే. హుహుహు. కాట్ అండ్ కామల్, హాకీ డాల్ఫీ ఇట్లాంటివి చేయాలి. డాగీ డాంకీ ఓకే.
ఆ! డాగీ డాంకీ. ఆ! డాగ్ పొజిషన్‌లో ఉండి చేసేది, డాంకీ పొజిషన్‌లో ఉండి చేసేది. కొంచెం ఈ పేర్లేంటంటే పిల్లల గూడా అట్రాక్టివ్‌గా అనిపిచ్చి ఆ! డాగ్ పొజిషన్‌కి‌రా, డాగ్ పొజిషన్‌కి‌రా ఇట్లా జెప్తాం గదా!
ఓకే. ఆహాహా! ఓకే. ఆ! అవునండి.
సో అట్లా చేయిస్తాం గాని, వెయిట్సయితే పిల్లలకప్పుడే ఇవ్వగూడదండి. అంటే మన మజిలంతా బిల్డ్ అయుండదు గదా! స్ట్రాంగ్‌గా అప్పుడే. ఎంతైనా ఒక 13, 14 తర్వాతే వెయిట్స్ స్టార్ట్ చేస్తే బెటరన్నమాట పిల్లలైతే. కానీ ఫుడ్డెనండి మెయిన్‌గా ఫుడ్డె చెప్పాలంటే.
అ అవునండి. అవునండి. ఆహాహా! ఇప్పుడు పెద్దవాళ్ళు ఒక 20 సంవత్సరాల నుండి స్టార్ట్ చేయాలి కదండీ! యాక్చువలి వ్యాయామం టైము. ఈ 20 సంవత్సరాల టైములో ఎలాంటి వ్యాయామం స్టార్ట్ చేయాలండి?
హ్మ్. అవునండి. అవునవును.